అంటే అండి మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే, అర్థం చేసుకునే వాళ్ళకి ఎంతైనా చెప్పగలుగుతాము. అర్థం చేసుకోని వాళ్ళకి ఏం చెప్పకుండా సైలెంట్‌గా ఉండటం అనేది బెస్ట్ అని విన్నాను నేను చాలా సార్లు.
అవును, నిజమే. అవునండి. నిజమే, అది కూడా మీరు చెప్పింది ఆహ్, ని చాలా నిజం. అయితే ఎవరైనా అలా ఉన్నారా సిట్యుయేషన్ ఏదైనా వచ్చిందా మీకలాగా?
హ్మ్. ఆ! అది ఇప్పుడు ఏదైనా ఒక గొడవ జరిగిందండి, లేకపోతే ఏదన్నా ఒక మిస్‌అండర్స్టాండింగ్ అనేదొచ్చిందండి. నాది తప్పు లేదు అని చెప్పి నేను వాళ్ళకి ఎక్స్ప్లేన్ చేయడానికి ట్రై చేయాలి, మొదటిసారి ఒకసారి. చెప్పిన తరువాత కూడా వాళ్ళు "నీదే తప్పు, నీదే తప్పు" అని చెప్తే ఇంకా మనం మనల్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశ్యం అండి. సైలెంట్‌గా ఉండి, "ఓకె" అని చెప్పి వచ్చేయడము అది స్ ఆ త ఆ సమయంలో సైలెంట్‌గా ఉండడం బెస్ట్ అని నా ఒపీనియన్ అండి.
అవును, నిజమండి. అవును. అంతే, అంతేనండి, మౌనం కన్నా ఉత్తమం ఏం లేదు కొన్ని కొన్ని ఆహ్, సెన్స్‌లో. అయితే ఎవడైనా మీ డిసిషన్‌ని క్విక్‌గా అంటే, తొందరగా నో అని చెప్పేసాను అని చెప్పి తరువాత ఎప్పుడైనా గిల్టీ ఫీల్ అయ్యారా? "అయ్యో! అనవసరంగా నో చెప్పేసాను, కొంచెం ఆలోచించి తరువాత డిసిషన్ చెప్పాల్సిందే" అని అనిపించిందా?
అవునండి. ఆహ్, ఆ! కొన్ని సార్లు అనిపించిందండి ఆహ్, ఆహ్, కొన్ని క్లబ్స్ లాంటివి ఐడియా ఉన్నాయా అండి? లైక్ ప్రాజెక్ట్ క్లబ్ అని ఒకటి, కల్చరల్ క్లబ్ ఇలాంటి క్లబ్స్‌లో ఉండేటప్పుడు, నాకు ఒక ఆఫర్ అనేది వచ్చిందండి. ఒక క్లబ్‌లో జాయిన్ అవ్వమని. నేను ఎందుకులే క్లబ్ ఇప్పుడు, అంత వర్క్ అది ఇది అని చెప్పి అసలు దాని గురించి థింక్ చేయలేదు, దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ గాని, లేకపోతే అడ్వాంటేజెస్ కానీ తెలుసుకోకుండా నేను నో అని చెప్పేసానండి.
అవును. ఆ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. అవును. ఓకె. ఏది? ఆ! ఎందుకు టైమ్ వెస్ట్ అనుకుని నో చెప్పేసారు ఏది ఆలోచించకుండా. అయ్యయ్యో!
అవునండి. టైమ్ వేస్ట్ మళ్ళీ వాళ్ళకేదో ఒక పని చేయాల్సొస్తది అది అని చెప్పి నేను టైమ్ వేస్ట్‌గా ఆలోచించి నో అని చెప్పేసానండి. థింక్ చేయలేదు. దానివల్ల ఏమన్నా అడ్వాంటేజెస్ ఉన్నాయా నాకు? లేకపోతే దానివల్ల ఏమైనా యూజ్ ఉందా నాకు? ఆహ్, కాలేజులో ఇంది ఈ ఈ కోర్స్ చేయటం వల్ల, లేకపోతే ఈ క్లబ్ జాయిన్ అవ్వడం వల్ల. అడ్వాంటేజ్ ఉందా అని చెప్పి నేను కొంచెం ఆలోచించి ఉంటే బావుండేది అని ఇప్పటికి అనుకుంటా అండి.
ఓకె. అవునా! అయితే
హ్మ్. ఆ క్లబ్‌లో, ఆ క్లబ్, గు ఆ క్లబ్‌లో ఉన్న వాళ్ళందరికీ మంచి మంచి కోర్స్‌లలో సర్టిఫికేట్స్ అనేవి వస్తున్నాయండి. పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు, ఆ క్లబ్‌లో ఉన్న వాళ్ళు డైరెక్ట్‌గా.
ఆహా! ఓకె. ఓకె, అంటే వాళ్ళకి కొంచెం అలా బెనిఫిట్ అయిందన్నమాట. అయితే, ఇదే కాకుండా మనకి నో అని చెప్పాల్సింది ఇలా కాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు రిలేషన్షిప్స్ అవ్వచ్చు, ఏదన్నా కూడా అంటే మనకు నచ్చినా నచ్చకపోయిన కొంతమంది వచ్చి కొంచెం ఫోర్స్ఫుల్‌గా ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు. ప్రతీది రిపీటెడ్‌గా అలా చేసినప్పుడు మీరు కొంచెం ఆహ్, పొలైట్‌గా అట్లా నో చెప్పడం ద్వారా మీకేమన్నా ఆహ్, ట్రబుల్ లాంటిదేదన్న వచ్చిందా?
హ్మ్ నేనిప్పటికి అవునండి, ఇప్ అంటే హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్.

ఆహ్, ఒక ఒక రోజు మా కాలేజ్‌లో సీనియర్స్ అండి. సో, వాళ్ళు వాళ్ళదగ్ వాళ్ళకున్న వర్కేంటంటే తెచ్చి మాకిచ్చి మమ్మల్ని రాయమని చెప్పడం, అలాంటివి చేసేవాళ్ళండి అప్పుడప్పుడు.
అది చాలా అసలా. చాలా కొంచెం ఆహ్, ఓవర్ అనిపిస్తదసలా వాళ్ళ అసైన్‌మెంట్లు మనల్ని రాయమని.
అవునండి. చాలా ఉండి. వాళ్ళొచ్చి చేయమన్నప్పుడు వాళ్ళకి లేదు అని చెప్పి చేయి మొహం మీద చెప్తే, మన గురించి లేనిపోయినవన్నీ కల్పిచ్చుకొని మరీ చెప్తారండి వేరే వాళ్ళకి లేదు అని చెప్తే. అది మనం అవును అని చెప్పి గూడా చెప్పలేము అంత వరకు. మనకు కూడా వర్కుంటుంది.
అవును. నిజమే. చెప్పలేము. ఆ! మనం మనం అదే మనం మునిగిపోతామేమో అవునని జెప్
మనం మునిగిపోతాము. అప్పుడు ఏదో ఒకటి సాకులాంటిది వెతుక్కొని చిన్న స్మైలిచ్చి, ఇక్కడికి ఎళ్తున్నాము. హెల్త్ బాలేదు అని చెప్పి ఏడుపు మొఖం పెట్టి, ఎక్స్‌ప్రెషన్స్ అనేవి చేంజ్ చేసేసి, రాయకుండా తప్పిచ్చుకొని సిచ్యువేషన్స్ ఉన్నాయండి కొన్ని ఇలా.

ఓకే. ఓకే అండి.
అలాంటప్పుడు నో చెప్పినప్పుడు గూడా కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ జేస్తుంటారు. మనెంత పొలైట్‌గా, ఎంత రెస్పెక్టబుల్‌గా నో చెప్పినా. అలాంటప్పుడు ఏవన్నా ప్రాబ్లమ్ అనిపిచ్చిన సిచ్యువేషన్‌లా లాంటివేమన్నా ఉన్నాయా?
ఓకే. ఆ! ఆ! అవునండి. అవునండి. అంటే ఇది చాలా కాలేజెస్‌లో ఈ మ్యాటర్స్ చాలా రెగ్యులర్‌గా ఆహ్, జరుగుతానే ఉండే అండి ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి. అది ఒక అమ్మాయెల్లి, అబ్బాయికి ఇట్లా రిలేషన్‌షిప్ కోసం ట్రై చేసినా సరే, లేకపోతే అబ్బాయే ఒచ్చి ట్రై చేసినా సరే, ఇప్పుడు ఒకళ్ళకి ఇష్టం లేదు, నో చెప్తే నో. అంటే, నో అన్నట్టు తీసుకోవాలండి. కానీ, కొంతమంది జెన్యూన్‌గా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. నో చెప్పింది. ఆహ్, ఐ షుడంట్ ట్రై అని చెప్పి, నేను ట్రై చేయొద్దు అనుకుంటారు. కానీ, కొంతమందేంటి నో చెప్తే ఏంటి నేనింకా చెప్పి ట్రై చేస్తాను, నాకింకా ఇష్టముంది అన్నా పాయింట్‌లో మాట్లాడతారండి. సో, వాళ్ళకి కొంత ఎంత పొలైట్‌గా నో చెప్పినా సరే కొంతమంది వినరండి.
అవునా? అవును. నిజమే. అవును. అవునండి.